అయితే, అతిథులు ఇంటికొచ్చినప్పుడేంటంటే కొత్త కొత్త వంటకాలు వారికి పరిచయం చేయాలని చాలామందికి ఉంటుంది కదా! మీరైతే ఆహ్, అతిథులు ఇంటికొచ్చినప్పుడు మీరే విధంగా మరి, ఆహ్, ప్రిపరేషన్‌లో గానీ, వంటలు పరిచయంలో గానీ మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది?
అవునండి. నేనైతే ముందు ఎవరైనా వచ్చినప్పుడు ఇప్పుడు నేనొక వంటకం చేయాలనుకున్నప్పుడు ఆ పదార్థాలనేవి అప్పటికప్పుడు ఇంట్లో ఉన్నాయా లేవా? అని చూసుకుంటానండి ముందు. ఎందుకా
ఓకే. ఆ! ఆహా! అంటే సడెన్‌గా, ఒ సడెన్‌గా వస్తే, ఇంట్లో ఏదుందన్న విషయాన్ని మీరు ఆలోచన చేస్తారు. ఆ!
ఆ! చూసుకుంటను. అవునండి. ఫస్ట్ అది చూసుకొని, దాన్ని బట్టి మని ఇప్పుడు మరప్పటికప్పటికి మళ్ళా మనం దుకాణంకెళ్ళి తీసుకురావాలన్నా కొంచెం ఇదవుతుంది. వాళ్ళ ముందు ఆ! టైముండదు. వాళ్ళ ముందు మనం ఎల్లి తీసుకురాలేం కదా! అందుకని చెప్పేసి ఇంట్లో ఏమున్నాయి వాటితో మనం ఏం చేయగలంవని చూసుకుంటాను. మామూలుగా అయితే ప్రత్
హ్మ్. అవును. అవును. టైముండదు. టైముండదు. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అంటే ఫస్ట్ ఇంట్లోకి అథిదులు రాగానే ఏంటంటే టీ లేదా కాఫీ ఇస్తారు కదా! మీరు అందులో ఏమన్నా స్పెషల్‌గా ఏమైనా చేసి పెడతారా? ఆరు అంటే టీలోనే కొంచెం వెరైటీగా అల్లం టీ గానీ, లేకపోతే ఇలాచీ టీలా గానీ
అవునండి. టీలు త ఆ! టీలంటే నేను ఇలాచీ టీ చేస్తానండి. అల్లంటీ అయితే ఆ! ఇలాచీ టీ. అల్లంటీ అయితే నాకు నచ్చదు. ఇంకందుకని చెప్పి ఇలాచీ టీ చేసి ఆహ్, పెట్టిస్తాను. ముందైతే. ఆహ్, లేదు అంటే బయట
ఇలాచి. హ్మ్. ఇలాచి వేస్తారు. ఆహా! హ్మ్. ఓకే. అంటే ఈ టీ తాగినప్పుడు వాళ్ళు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారండి? మీరు చాలా <giggles> బా చేశారు. ఆహ్, బాగుంది టీ, ఇలాచీ బాగుంది అనని చెప్తారు కదా!
ఆ! ఇస్తారండి. హ్మ్. అవును. నా టీ అంటే చాలామందికిష్టం గూడా.
<chuckles> ఓకే. ఆ! అంటే మీరు కూడా ఫ్రీక్వెంట్‌గా తాగుతుంటారా? లేకపోతే ఎప్పుడన్నా అట్లా?
ఆ! నా టీ అంటే ఆ! డైలీ అండి. డైలీ మో ఆహ్, పొద్దుటే ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి ఖచ్చితంగా తాగుతాను.
డైలీ? ఆ! ఓకె. అంటే మీ డే అనేది టీతో స్టార్ట్ అవుతుంది.
ఆ! అంతే. అంటే ఇప్పుడు నా ఒకదాన్నే ఉంటే అయితే తాగను. ఎవరన్నా నాతో పక్కనింకెవరన్నా ఉంటే ఖచ్చితంగా టీ అయితే పెడతాను.
ఓహ్! హ్మ్. హ్మ్. ఓకే. కంపెనీ ఉంటే తాగుతారు.
ఆ! అవును. నాకు పక్కనింకెవరన్నా ఉన్నారు నేను తాగుతాను, వాళ్ళు తాగుతారనుకుంటే పెడతాను. మామూలుగా ఇంకా ఒక్కదాన్నే ఉంటే, ఇంగ తాగను. ఇంగ నాకు దాని మీదకి వెళ్ళదు తాగాలి అనేం వెళ్ళదు.
ఆ! <giggles> ఓకే. ఓకే. ఆ! మంచి విషయం. హ్మ్. ఆహా! ఓకే. ఓకే ఓకే అండి. అయితే ఆ తర్వాత మీరు ఆహ్, గెస్ట్స్ వచ్చేవారు, తర్వాత టీ ఇచ్చిన తర్వాత, ఎలాంటివి మరి త్వరగా అవుతాయని భావిస్తారు? ఈ వంటకమైతే, ఆహ్, పకోడీ గానీ ఇంకేవో ఉంటాయి కదా! మీరేం మీరైతే ఏం చ్ ఏం చేస్తారు?
హ్మ్. అంటే. అవును. వంటకం అయితే అవును. అవును.